మనకి సాధారణంగా ఎంతో ఇష్టమైనది ఫుడ్. మనం ఏ సమయంలో గాని, ఎప్పుడైనా గాని, మనం ఏదైనా రుచికరంగా తినగలడానికి ఎంతో ఆనందంగా రెడీ‌గా ఉంటాం. అలాంటిది మనస్ ఆహ్, మన మనకి మనసుకి బాగా నచ్చే ఫుడ్ తినడంలో ఎంత ఆనందం ఉంటుందో, అలాగే కొంతమందికి వండడంలో కూడా ఆనందం ఎతుక్కుంటారు. అలా మీకు మనసుకు హత్తుకునే మంచి వంటకం పేరేంటి?
అవును. అవునండి. యెస్. బిర్యానీ. <giggles>
ఆ! సూపర్ అండి. బిర్యానీ ఫేవరెట్స్ అందరు ఉంటారు కామన్‌గా.
సో <chuckles> డెఫినెట్‌లీ అండి. నాకైతే ఆహ్, అంటే అందరికీష్టమే ఎవరికీ ఇష్టం లేకుండా ఉండరేమో. కాకపోతే నాకు ఎంతో ఎమోషనల్ కనెక్షన్ ఉంది. నాకు నచ్చిన ఈ బిర్యానీతో నాకు మె బేసిక్‌గా ఫుడ్ది అండి. నాకు అన్ని రకాల క్యూజన్స్ ట్రై చేయడం ఇష్టము. ఇంట్లో గూడా యూట్యూబ్ చూస్తూ కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయడం ఇష్టము. అయితే
యాక్చువల్లీ అండి, ఇలాగా ఫుడ్ వేరైటీ‌గా తయారు చేయడం ఇష్టం ఉండడం గాని, లేదంటే, అది మీ లక్ కాదండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ లక్ <chuckles> అది. ఏంటంటే, అలాంటి వ్యక్తి <chuckles> ఇంట్లో ఉండడం.
<chuckles> అవునవును. ఖచ్చితంగా. అదొక థెరపీ అండి. వంట కూడా చేయడము థెరప్యూటిక్. ఎందుకంటే, వంటశాలలో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ దొరకదు తెలుసా మీకు? ఎప్పుడైనా వెళ్లి
అవునా? ఒక్కసారి నాకు వివరించండి.
ఏంటంటే, అట్‌లీస్ట్ ఫోను తీసుకెళ్లొద్దు అక్కడికి. అంటే, ఇప్పుడు యూట్యూబ్ రెసిపీ చూసినా గాని నేను ఇంగ్రీడియెంట్స్ గుర్తుపెట్టుకుంటాను. ఒక వంట చేస్తున్నంత సేపు, వంట గురించి అది మాడుతుందా, మాడట్లేదా, ఆహ్, ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయా, లేదా, సాల్ట్ సరిగ్గా పడిందా, లేదా, అల్లెం ,వేల్లి గడ్డి వేస్తే అది ఫ్రై అయిందా, లేదా, ఆహ్, లేకపోతే ఇప్పుడు అది మాడిపోతాదా, పెద్ద ఫ్లేమ్‌లో పెడితే, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లిడ్ పెట్టాలా, లిడ్ పెట్టొద్దా, లిడ్ పెడితే, ఎంత సేపట్లో ఆయిల్ సెపరేట్ అవుతది, లిడ్ పెట్టకపోతే, ఆవిరి అయిపోయి దగ్గరికి అయితదా అనేది ఇన్ని మనము <chuckles> ఆక్యుపైడ్ అయ్యుంటాం.
అయ్య బాబోయ్! ఇన్ ఒక వంటలో ఇన్నుంటాయా? అంటే మీరు ఒక ఒక వ వంటని ఎంత పద్ధతిగా చేస్తారు. ఎంత ఫోకస్డ్‌గా ఉంటారన్నది క్లారిటీ తెలుస్తుందండి.
<laughs> యాహ్! <chuckles> <chuckles> సో, ఫోకస్డ్ ఉంటేనే మనకి ఎండ్ ప్రొడక్ట్ అనేది బాగొస్తది. మనం ఎంజాయ్ చేస్తాము. ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పెట్టేసి ఆహ్, అన్ని ఏసేస్తారు ఇంగ్రీడియెంట్స్ సరేలే ఉడకాలి కదా అని వచ్చి హ్యాపీగా కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంటే, అది బొగ్గయిపోతది ఒక <chuckles> సైడ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయి ఆహ్, ఆకే నాకు కూడా అలా జరిగింది. నేనేం పెద్ద <giggles>
<laughs> ముక్ ముఖ్యంగా అండి. మీరు గమనించినట్లయితే, అన్నీ ఓకే గాని, ఈ పాలు మరగబెడతారు గదా! అది మాత్రం అప్పడిదాకా దానికాసే చూస్తుంటారు. ఒక్కసారి ఎవరైనా హాయ్ అంటే అటు ఇలా తిరిగి ఇలా తిరిగినప్పుడుకది పొంగిపోతుంది. <laughs> మరి ఎందుకు ఆ మిల్క్ మిల్క్ మాత్రం ఎందుకన్ని సర్‌ప్రైజులు ఇస్తదో అర్థం కాదు. <giggles>
అవునండి. <chuckles> యెస్. అయిపోయింది సర్ప్రైజ్ అంటది. యాహ్! నాకు 2 డేస్ బ్యాకె అయింది అండి బాబు. మా మామయ్య అసలే ఇట్లా 2 లిటర్స్ తెస్తారు పెద్ద బగోనలో వేడి చేస్తున్నాను. జస్ట్ అలా తిరిగి ఆరోలో వాటర్ బాటిల్ ఫిల్ చేస్తున్నాను. నాకు పొంగిపోయింది, నాకు క్లాస్ పీకారు, అన్ని అయిపోయాయి. ఆ <chuckles> గ్యాప్‌లోనే సో యాహ్!
అరే! <giggles> కానీ ఏం చేయగలం అది కా అది కామన్ థింగ్ అది ఏం చేయలేం దానికి మనం.
అవునండి. మీరు చెప్పింది చాలా రిలేటబుల్ చాలా మందికి కూడా అవుతుంటదేమో, ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ సెకండ్ మనం చూడనప్పుడే, అవి అవుతాయి.ఎంతసేపు చూస్తున్నా కూడా అవనే అవ్వదు. <chuckles>
అంతెందుకండి ఆహ్, మన చిన్న మన చిన్నప్పుడు గాని ఎప్పుడైనా, అమ్మేమో విజిల్ కుక్కర్ విజజిల్స్ లెక్కపెట్టమంటారు. వాళ్ళు వాళ్ళు <chuckles> బానే చెప్తారు. నేను రెండో మూడో లెక్కెట్టిన తరువాత అది మిస్ అయిపోతుంది. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది.
అరే! అవునండి. <chuckles> డిస్ట్రాక్ట్ అయిపోతాం. అవునవును.
<chuckles> ఆ తరువాత అది మాడిపోద్దో ఏమవుతాదో తెలియదు గాని, మనకు మాత్రం బాగా అవుతాదండి.
<chuckles> అవునండి. అందుకే ఫోకస్ అనేది ఇంపార్‌టెంటు ఎస్పెషల్లీ నేను పలావ్స్ చేసేటప్పుడు, హ్మ్. ప్రెషర్ కుక్కర్ రెసిపీస్ కదా! ఇవన్నీ. అన్ని ఇంగ్రీడియెంట్స్ యేసేసి, ఇప్పుడు మీటయితే చికెన్ పలావయితే చికెనేసేసి, రైసేసేకి పుదీనా కొత్తిమీర, మసాలాస్ అన్నేసినాంక, హ్మ్. పెట్టేస్తాను పె ప్రెషర్ పెట్టాక, నాకు ఒక 3 విసిల్స్ మా ప్రెషర్ కుక్కర్‌కైతేని ఒక కౌంట్ ఉంటది. నేనెలా అంటే, ఖచ్చితంగా
అవునవునవును. అవును. ఆ వే ఆ విసిల్ కౌంట్ తెలియాలి కూడా.
నేనక్కడే కూర్చొని, నేనైతే ఇట్లా 1 అనగానే 1 ఓకే. 1 అయిపోయింది, వన్నయిపోయింది అంతా నేను కౌంట్ జేసుకుంటాను. ఎందుకంటే మనం చూడకపోతే ఎనక ముందు అయిపోతాయి గదా! విసిల్ సౌండ్సు అప్పుడు, ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్ ఓపెన్ జేసేటప్పుడు సర్‌ప్రైజే అండి లోపల ఎలా <chuckles> ఉందో అది కిచిడి అయిందా, బిర్యానీ అయిందా, పలావు అయిందా ఏం తెలవదు. అయితే ఆహ్, ఓహో దేనిని మొక్కుకుంటూ తీస్తా దేవుడా అంత <chuckles> బాగవ్వాలి అది తినేటట్టు. ప రైస్ రైస్‌గా అన్నం అన్నంగా ఉంటే చాలు, టేస్ట్ ఎలా ఉన్నా <chuckles> కొంచెం యాహ్! యాహ్! యాహ్! నిజంగా పలావు అంటే నాకు చాలా ఇష్టమండి. మా ఇంట్లో అంటే బిర్యానీ గూడా ఇష్టమే క పలావనేదేంటంటే, కంఫర్‌టింగన్నమాట ఇంకా బిర్యానీ కన్నా ఫాస్ట్‌గా అయిపోతది.
ఖచ్చితంగానండి. <laughs> హమ్మయ్య! అనిపిస్తది. ఎక్ ఎక్కువగా ఇ ఏ టైంలో మీరు ఎక్కువగా వండడానికిష్టపడతారండి? అంటే ఆహ్, పలావుని. అంటే ఇంట్లోని ఏడి ఎక్కువగా డిన్నర్ టైమ్‌లో మీరు బాగా ఎక్కువ ఇష్టపడతారు.
ఈవెనింగ్స్ డిన్నర్. యెస్. యెస్. యాహ్! అందరం తింటాము అవునవును. అంటే మార్నింగు వృత్తిరీత్యా మాది జాయింట్ ఫ్యామిలీ అండి. ఒకరుంటారు, ఒకరుండరు ఒకరు ఆఫీస్‌కేళ్తారు, పిల్లలు ఉండరు ఇలాంటి దాంట్లో ఏంటంటే, నేనొక్కదాన్ని ఎంజాయ్ చేస్తే బోరనిపిస్తది. అది నైట్ చేస్తే ఆహ్, అన్ ఆ పలావు ప్రెషర్ కుక్కర్ తెచ్చి, డైనింగ్ టేబుల్ మీద పెట్టి, అందరొచ్చాక అప్పుడు వాళ్ళ ముందు ఇలా ఓపెన్ చేస్తాన్నమాట. మొత్తం ఇట్లా తీయంగానే స్మోకోస్తది ఇమ్మీడియేట్ సర్వింగ్ జేస్తాను. <giggles> యాహ్! యాహ్! ఇమ్మీడియేట్ సర్వింగ్ జేస్తే వాళ్ళకి కూడా టేస్ట్ అనేది వేడి వేడిగా అందరు వేడిగా తినడానికి ఇష్టపడతారు గదా! తింటుంటే చాలా కంఫర్‌టింగ్‌గా ఉంటది.
వావ్! వేడి వేడిగా. లేదు. ముక్ సూపరండి. అవును. అందరూ ఉంటారు. అబ్బబ్బబ్బా! వెంటనే అందరూ వావ్! <chuckles> అవును. ముఖ్యంగా ఈ ఈ శీతాకాలంలో ఇంకా స్పెషల్‌గా ఉంటుందండి. అవి ఎ ఈ చల్లదనానికి ఎ ఆఫీస్‌ల నుండి ఆటిల నుండి అద కూల్ అయ్యొస్తారు ఇంటికి. రాగానే ఫ్రెష్ అవ్వగానే ఆ వంట అలా మీరు తెచ్చిపెడతగానే, ఎక్కడికో ఎళ్ళిపోతారు వొళ్ళు.
యెస్. <chuckles> అవును. అవును. హ్మ్. <giggles> యాక్చువల్లి ఇది టీకి, ఫుడ్‌కి మనం రిలేట్ చేసుకోవచ్చు. నేనొక కోట్ చూషినాన్నమాట. ఎ కప్ ఆఫ్ టీ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని. అలానే ఆహ్, ఎ బౌల్ ఆఫ్ బిర్యానీ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఫర్ మి. ఎందుకంటే ఏ స్ట్రెస్‌లో ఉన్న, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్న, ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండే ఉంటాయండి. అదేదో బిర్యానీ తిని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించొచ్చు కదా! <chuckles>
బ్బా! సూపర్! ఓ చాన్సిద్దామా?
ఏదే తినుకుంటూ ఏడ్చొచ్చు కదా! <chuckles>
<chuckles> కానీ ఆహ్, ఫుడ్డు మాత్రం నిజమేనండి. ఇప్పుడు మనకేదైనా స్ట్రెస్ గానున్నా లేదంటే ఏదైనా ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనం చాలా మంది ఫుడ్డుని అవాయిడ్ చేసేద్దామని చూస్తారు. <tsk> వద్దు ఈ టైంలో నాకు తినబుద్దెయ్యట్లేదు. కానీ
యాహ్! యాహ్! అవును. నేకాదండి. నేనైతే కాదండి. <chuckles>
ఆ! అది చాలా మంచి పద్ధతండి. ఎందుకంటే ఆహ్, మనం ఫుడ్డుగాని తినే ఆహ్, డి ఆ టైంలోగాని ఫుడ్డు మనకు టేస్టీ ఫుడ్ తగిలిందా ఆటోమేటిక్‌గా మన ప్రాబ్లమ్ కొంచెం పక్కకెళ్తుందండి అలాగా.
అవును. అవును. <giggles> అంటే ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళు స్మోక్ చేసి స్ట్రెస్ తీస్కుంటారు. డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ జేస్తారు. నేనైతే ఫుడ్డు తింటానండి. <chuckles> యాహ్! నేనైతే ఫుడ్డు తింటాను. నాకు ఇంకేదైనా అలిగిన, డిప్రెషన్‌లో ఉన్న, ఇంట్లో పెద్ద గొడవయినా సరే, నేను తింటానండి. నాకు ఎంత బాధున్నా సరే, నేను తింటాను. ఇప్పటి వరకు నాకు చాలా చాలా చాలా టర్నింగ్ పాయింట్స్ అయినాయి నా లైఫ్‌లో. తినడం మాత్రం కాన్స్టెంటండి. నేనెప్పుడు వదలను. ఫుడ్డునెప్పుడు చూడలే చూపియను ఫుడ్డు మీద. సో, పెట్టుకొని తినేస్తాను. <chuckles>
అంతే. టీ అయితే టీ తాగుతారు. ఫుడు సం <chuckles> ఆ! అలా కాదండి. మీరు ఫుడ్ మీ మీ మీరు దానర్థమేంటంటే మీరు ఫుడుకంత వాల్యూ ఇస్తారు. ఎంత పెద్ద గొడవైనా సరే, అది మన ఫుడుకన్నా ఇంప అంత ఫుడునొదిలేసే అంత కరెక్ట్ పని చేయను అన్నట్టు. <smacks lips> అంటే
యాహ్! యెస్. యెస్. ట్రూ. <chuckles> అ అసలే ఏది వర్తీ గూడా గాదు. ఫుడ్డుకి మనకన్నా ఎక్కువ ఏ ప్రాబ్లమ్ కూడా కాదని నేననుకుంటాను. యాహ్!
ఎగ్జాక్ట్లీ అండి. కరెక్ట్‌గా చెప్పారు మీరు. ఎందుకంటే మనకి మనిషి జీవిస్తుందే ఫుడ్డు వల్ల. కానీ మనకి ఏది చిన్న కోపం ఒచ్చినా అవాయిడ్ చేసేది ఫుడ్డే. అప్పుడే వాళ్ళు అది ఇండికేట్ ఎలా చేద్దామనుకుంటారంటే ఆహ్, నేను ఫుడ్డు తినలేదు. నేను ఆకలితోనే ఉన్నాను. నాకు బాధలో ఉన్నాను. మీరందరూ నన్నోదార్చండి. ఆ! <laughs>
అవును. అవునండి. హ్మ్. వచ్చి ఇప్పుడు సానుభూతి ఇవ్వాలి. అదేదో నిరాహార దీక్ష లాగా, ఒక పూట తింటే తినకపోతే ఏం కాదు కూడా. తరువాత కాలితే వాళ్ళే ఒచ్చి పెట్టుకుంటారు. <chuckles> నేను ఆహ్, ఇంకోటి నేను ఎవరిని ఒచ్చి అడగమని ఎక్స్‌పెక్ట్ చేయను. ఇంకొకటి ఎవరినెళ్లి అడగను గూడా అండి. నిజంగా చెప్తున్నా ఎవరన్నా నా ముందొచ్చి అలిగి ఒచ్చి పెడతా అంటేనే తింటా. అప్పటివరకు తిననంటే, వాళ్ళకి వాళ్ళు ఒక గ్లూకోజ్ పెట్టించుకునేంత లెవెలుకెళ్ళినా నేనడగను, నిరసించిపోయి. <chuckles> యాహ్! సో, ఎవరిది వాళ్ళకుండాలండి. మన కడుపు, మన హెల్తు.
ఆ! అదే. మరేమంటారు? ఒక్ ఒక్ అయ్యబాబోయ్! <laughs> అంటే మీరు ఫుడ్డుకెంత వాల్యూ ఇస్తారో, ఫుడుకి వాల్యూ ఇవ్వలేనోళ్ళ మీద అంత కోపం చూపిస్తారు మీరు.
అవునండి. ఇప్పుడు కొట్లాడితే కొట్లాడాలి, తిని ఆ పుట్ మేమెమన్న పిచ్చోళ్ళమా చేశి పెట్టడానికి? తినాలి గదా! తినేశి ఒచ్చి అప్పుడు కంటిన్యూ జేయాల ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో. అంతే గాని, దీనికి, దానికి లింక్స్ పెడితే నాకు నచ్చదు. మా హస్బెండ్ గూడా చాలా హ్యాపీ అండి. ఏంటంటే ఆహ్, అంటే టెన్షన్ ఉండదు, ఈమె తిన్నదా? లేదా? <chuckles> అదేముండదు. నేను తింటానని తెలుసు.
<giggles> నాక్ <giggles> కానీ నాకు మాత్రం ఒక ఒకటి ఖచ్చితంగా అర్థమవుతుందండి. మీ ఇంట్లో అయితే మాత్రం ఎవరైనా అలిగినా సరే, ఫుడ్ మాత్రం ఆపరు. ఎందుకంటే, ఇంత టేస్ట్ ఫుడ్ దొరికినప్పుడు వాళ్ళాపాలనుకోరు. <giggles> మీరు బిర్య బిర్యానీలో ఎన్ని వెరైటీలు చేయగలరు?
<chuckles> యాహ్! యాహ్! అలా ఎప్పుడు అవ్వలేదు గూడా. ఆ! మామూలుగా అయితే 1 దమ్ బిర్యానీ, 1 ఫ్రై పీస్ బిర్యానీ.
ఆ! మొత్తం ఎదో రాజు రాణి అన్నట్టు కాంబినేషన్‌లో చెప్పారండి. <giggles>
అంతే. అయితే <giggles> <chuckles> నాకు పి యాక్చువల్లీ అందరూ ధమ్ బిర్యానీ ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే టెండర్ అయిపోతది గదా ముక్క. ఏంటంటే, ఇట్లా ముట్టుకుంటే ఆహ్, ఊడిపోయేంత ఉడికిపోతదనమాట ధమ్ బిర్యానీలో. కానీ, నాకు ఫ్రై పీస్ ఇష్టమండి. ఎందుకంటే, నాకు కొంచెం రెడ్‌గా, గట్టిగా, క్రంచీగా, క్రిస్పీగా ఉంటే కొంచెం ఎక్కువ ఇష్టము.
చాలా బావుంటుంది. మీన్ టేస్టీగా ఉండదు. ఆ పర్లేదు అండి. ధమ్ బిర్యానీ గాని, ఫ్రై మీరేదైనా ఒక హోటల్‌కెళ్ళాం అనుకోండి, ఆ హోటల్లో మీరు మెను ఓపెన్ చేసి బిర్యానీ అని చూడగానే ఫస్ట్ మనకు కనిపించేది ధమ్ బిర్యానీ సెకండ్ కనిపించేది ఫ్రై బిర్యానీయె.
యాహ్! హ్మ్. <giggles> అవును. <giggles> కరెక్టే.
ఆ తరవాతవన్నీ మనం మన వాళ్ళు యాడ్ చేసేసినవి ఆహ్, వ
అవునండి. గోంగూర, అది, ఇది ఏవేవో పెట్టేస్తు <giggles> యాహ్!
ఏవి‌పడితే అవి ఎందుకంటేనండి సింపుల్, ఆహా, దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ ఆ 2 పేర్లు ఎడితే, ఎక్కడ ఏంటి అన్ని హోటల్‌లో ఇదే ఉంటది అనుకుంటామేమో అని చెప్పి, ఈళ్ళకి నచ్చింది ఒక పీత పెట్టేయడమో, ఫిష్ పెట్టేయడమో, ఏది పడితే అది దురచేసి దాన్ని వ బిర్యానీ చేసేస్తున్నారు.
అవును. అవునండి. అవును.
కానీ మీరు య ఇంత బా ఒక బిర్యానీ మీద ఇంత కాన్సెప్ట్‌గా ఇంత ఫోకస్‌గా ఎళ్తున్నారు గదా. అసలు మీరు బిర్యానీ ఎక్కడ తయారు చెస్ ఆహ్, ఎక్కడ నేర్చుకున్నారు?
మా మమ్మీ దగ్గరండి. మా మమ్మీ ఈస్ ద బెస్ట్ కుక్. నేను నా కోసం, అంటే మా ఎవరి మమ్మీ వాళ్ళకి బెస్ట్ అనుకుంటారు గదా! అలా కాదు. అందరొచ్చి మా మమ్మీని పొగుడుతున్నప్పుడు నాకు అర్థమైంది, నిజంగానే తను బెస్ట్ కుక్ అని. అయితే ఆహ్, తను <giggles> యెస్. ఆ ఆ! టీచరేం‌గాదు తనకి నేర్పించడంలో అస్సలు ఆసక్తి లేదు. నేనే నేర్చుకున్నాను, చూసి. ఎందుకంటే, నేను ఇంతెయ్యాలా, అంతెయ్యాలా, అని సాల్ట్ యేసేటప్పుడు, మా మమ్మీకి బీపీ లేసిపోతది. కొంచెం కొంచెంగా ఎస్తే, నాకెలా తెలుస్తది? ఒక లెక్క లేదు, ఒక స్పూన్ కౌంట్ లేదు, అని జెప్పి చిరాకు పడిపోతది.
ఆన్ బెస్ట్ కుక్ అండ్ బెస్ట్ టీచర్ కూడా. సరిపోయింది. <giggles> ఆ! సరే. <laughs> మే బీ, ఆహ్, మే బీ మీరు ఏకలవ్య శిష్యులేమోనండి. <chuckles> చూసి బలంగా నేర్చేసుకున్నారు.
<chuckles> యాహ్! నిజంగా అండి. మా మమ్మీ ఇప్పటికి గూడా, నేను కొన్ని కొన్ని ఫోను జేసి అడుగుతాను. అంతేగాని, ఆహ్, దగ్గర ఉండి నేర్పించేంత సహనం తనకి లేదు. తన తిట్లు తినేంత ఆహ్, సహనం నాకు లేదు.
ఓపిక మీకు లేదు. <laughs>
సో, మా మమ్మీ బిర్యానీ స్పెషలిస్ట్ అన్నమాట. బాస్మతి రైస్ కానియ్యండి, నార్మల్ రైస్ కానియ్యండి మీరు దొడ్డుగా రవ్వ ఛి! దొడ్డు బియ్యం మిచ్చినా జేసేస్తది. అలాంటి స్పెషలిస్ట్ తను. <chuckles> రైస్‌తోని సంబంధం లేకుండా.
వావ్! అహా! మీరు మా మీరు మామూలుగా ఈ మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటారా రెగ్యులర్‌గా?
ఎలాంటియి? ఆ! చాలా జూస్తాను. ఆహ్, హ్మ్, నేనున్నదే మొ టీవీఎఫ్ఐ బానిస నేను. ఆ! యాహ్! యాహ్! యాహ్! <giggles> ఆ! అవును. అసలు <giggles>
ఎ ఏవోటీ కామన్. ఆ! మీరు క 'ఖైదీ, ఖైదీ' మూవీ చూసారా? ఆ! సూపర్ అండి! యాక్చువల్లీ అప్పటిదాకా బిర్యానీ అంటే ఒక మామూలు ఒక మంచి రుచికరమైన భోజనం. బట్ ఆ సినిమా రిలీజ్ అయినాకనేటిది ఒక ఎమోషన్ అయిపోయిందందరికిని.
అవును. <giggles> అవునండి. ఆ ఎగ్ తినేది గానియండి, నోట్లో పెట్టుకొని నమిలేది లేకపోతే ఆ పొగలు కక్కే బిర్యానీ ఆ బొక్క <chuckles> కొరికే స్టైల్ నాకైతే ఇమ్మీడియేట్ క్రేవింగ్ ఒచ్చేసిద్ది.
అంత్ ఎంతైనా అందులో కూడా ఆ! నిజంగా. అందులో కూడా మీరు గమనిస్తే హ్యాండ్ ఇలా కొడతూ తింటూ ఉంటాడిలాగ. ఆది అది అంత బిర్యానీ ఆ ముందున పెట్టుకొని తినేస్తుంటే
అవును. అవును. అంటే ఆయన ఆహ్, డైరెక్టరు చాలా బా జూపిచ్చారండి. ఎందుకంటే అన్ని ఇయర్స్ జైల్‌లో ఉన్నతను పప్పు కూడు తిన్న అతను ఒక్కసారి బిర్యానీ తినంగానే వచ్చే ఆనందమది. <chuckles> అవును. అవును. <chuckles> అవును.
ఆ ఫీలింగ్ ఉంటుంది. <smacks lips> అంటే ఎంత ఎక్సైట్ అవుతారతను. నిజంగా అన్ ఫుడ్‌కు మించిన ఎంత ఎక్సైట్‌మెంట్‌గాని అంత సంతోషం‌గాని ఉండదు. ఇంకోటుండదు. మనకి చిన్నదైనా, పెద్దదైనా ఫుడ్ ఫుడ్డే. అది ఏదైనా అవ్వనీయండి. అలాంటిది ఆ 10 సంవత్సరాలసలు ఏదీ లేని వ్యక్తి ఒక్కసారిగా ఒచ్చి వేడి వేడి బిర్యానీకి దొరికితే ఆయనెలా తింటాడన్నది ఎంత బా చూపించాడంటే, ఒక్కసారిగా బిర్యానీ సేల్స్ ఎక్కడికో ఎళ్ళిపోయాయండి ఆ ఒక్క సీన్ వల్ల. మనకి బిర్యానీ అనగానే ఆ! బిర్యానీ అంటే అదే గుర్తొస్తుంది. అలా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ! చెప్పండి చెప్పండి.
లక్సరీ లేదు. అవును. <giggles> యెస్. అవునండి. అవునవును. అవునవును. చాలా చాలా మంచి సీన్‌ది. <giggles> ఆ! నాకొకటి గిర్తొచ్చింది. 'అర్జున్ రెడ్డి'లో బ్రేకప్ సాంగ్‌లో వాడు ఏడ్చుకుంటూ బిర్యానీ గిన్నెని తోసేస్తాడు కదా! <giggles> నాకెంత కోపమొస్తది తెలుసా? <chuckles>
అవును. తోసేస్తాడు. అయ్య బాబోయ్! అది పాయింట్ చేసిస అ అది పాయింట్ <laughs>
అయ్యో! ఎందుకలా? ఏడ్చేదేదో ఏడుస్తాడు కానీ తర్ ఫస్ట్ బిర్యానీ <giggles> తినరా బాబు అనిపిస్తది.
అంటే అహా! పాపమా ఆడి గర్ల్‌ఫ్రెండేమో పెళ్ళైపోయి ఆడు ఏడుస్తూ ఉన్నా మీరు మాత్రం ఆడి బిర్యానీ తినలేదని మీకు కోపం ఒచ్చిందాడి మీద. థియేటర్‌లో తిట్టేసుకున్నారా? వాడు చూడు బిర్యానీని తోస్తున్నాడు అనేసి.
వేస్ట్ అయిపోతుంది గదా! <giggles> యాహ్. <giggles> అవునండి. ఇ ఇప్పుడు ఆహ్, పోయింది ఎలాగో పోయింది. తరువాతొస్తదో రాదో అది అది డెస్టినీ. అట్‌లీ‌స్ట్ ఆ బిర్యానీ తింటే కొంచెం స్ట్రెస్ అయినా పోతది కదా! అసలే డాక్టరు. ఆహ్, గ్లోవ్స్‌లు <giggles> అవన్నీ ఏసుకొనున్నాడు.
హ్మ్. నా <laughs> నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ‌గాని ఈ విషయం తెలిస్తే <chuckles> మీరు నా బాధొదిలేసి ఇంత పాయింట్ పట్టేసారా? అననుకుంటారండి. స్సు బిర్యానీ వేస్ట్ చేస్తే మాత్రం మీకెక్కడ లేని కోపం ఒచ్చేస్తుంది మీకు. నాకర్థమవుతుంది.
<giggles> యాహ్! అవునవును. <giggles> యాహ్! అవునండి. నేమింట్లో కూడా సండే చేసుకున్న కూడా ఎక్కువ చేస్తాము. అంటే నేను మండే బ్రేక్‌ఫాస్ట్ మండే లంచ్ కూడా కవర్ అయ్యేటట్టు వేడి జేసుకొని తినేంత ఇంకా నెక్స్ట్ డే ఇంకెక్కువ టేస్ట్ ఉంటది తెలుసా బిర్యానీ? ఆ రోజు కన్నా.
ఆ! అప్పుడు మరి ఇది కచెంబరి ఏసుకుంటే అది వేరే లెవెల్‌లో ఒస్తది.
అబ్బో! సూపర్ అండి! అసలు చాలా వె కాకపోతే మంచిగా వేడి జేయాలి. కొంతమంది నార్మల్‌గా ఓవెన్‌లో పెట్టేసి ఆహ్, 1 మినిటో 2 మినిట్స్ అ అది వేడి చేయడం కాదండి స్టవ్ మీద
ఆ! కానీ మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది కదండీ! అలాగా చేసినప్పుడు.
లేదు, లేదు. ఎ ఏం చేయాలంటే చిన్నగా పెట్టాలి మంట. స్టవ్ మీదే పెట్టాలి. మూత పెట్టి 2, 3 టైమ్స్ స్టిర్ జేయాలంతే. అలా 10 మినిట్స్ పెట్టాలి. అంటే ఒక్క గ్రైన్ కూడా మాడదు. ప్రతి గ్రైన్ వేడవ్వాలి. ఓకే? అలా చేస్తే... <chuckles>
స్లిమ్ బాబాబా! అంటే
అలా చేస్తే పొగలు కక్కుతూ ఎంత బావుంటదంటే తింటుంటే నాకిప్పుడు నిజంగా <giggles> తినాలనిపిస్తుంది చెప్తుంటే.
మీరు హేయ్, ఇంకేముందండి? ఎళ్లి చేసేయాలి. అంటే మీరు <smacks lips> మీరు చెప్పేది ఎంత్ ఎలా ఉందంటే ఒక మన ఇస్ నాసా‌గాని ఎ ఎలా రాకెట్‌నొక రాకెట్‌ని యు యు యూనివర్‌స్‌లోకి పంపుతుంది. ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది? ఏం టైమింగ్ చూసుకుంటుంది? అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారండి ఒక బిర్యానీకి. మెతుకు మెతుకు కూడా అది మెతుకు మెతుకు కూడా ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదన్నట్టు చెప్తున్నారు. మీరు మ మీరు
<chuckles> <laughs> యెస్. <chuckles> అవునండి. <giggles> మరి వేస్ట్ అయిపోద్ది గదా!
అంతే కదా! ఆహ్, మరి ఎంతమందికి మీరు వండగలరు? మీ కే కేపబిలిటీ ఎంత?
ఆ! 9-10 ఈజీలీ.
10 మెంబర్స్! ఎట్ ఎ టైమ్?
యాహ్! ఈజీలీ. ఆ! ఈజీలీ. ఆహ్, మాకొస్తూనే ఉంటరు. గాథరింగ్స్ అవుతూనే ఉంటాయి. చేస్తూనే ఉంటాం మేము. కాబట్టి నైన్ టు టెన్ <giggles> యాహ్! మా ఫ్యాన్స్ అంటే ఓకే, బావుందంటారు గానీ నాది నాకు తెలుస్తది గదా! ఒక్కొక్కసారి కొంచెం యెనక ముందవుతుంటాయి. బట్ స్టిల్ మ్యానేజ్ జేస్తుంటాం అలానే. <giggles> అవునవును.
ఓకే. మొత్తం ఫ అందరు ఫ్యాన్స్ మీకు ఆ బిర్యానీకి మాత్రం. ఏయి బట్ ఆ ఫోకస్ ఇంపార్టెంట్ కదండీ! ఎటైనా సరే వండినోళ్ళుండాలి గదా! కానీ చాలా చాలా ఎక్సలెంట్‌గా చాలా అందంగా చాలా బా చెప్పారండి బిర్యానీ మీకు బాంటీంగ్‌కి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.